ఆ! భాషనేది ఒకటే కాదండి. మామూలుగా ఇప్పుడు ఏదైనా సంభాషణ జరుగుతుంది అనుకోండి. <smacks lips> నేను ఎవరితో మాట్లాడటం కానీ ఇలాంటివేవైనా జరుగుతున్నాయనుకోండి. ఆ సంభాషణ గురించి చాలా సార్లు మనసులోనే ఆహ్, రిపీట్ చేసుకుంటాననమాట.
ఓకే. యెస్. ఓకే. ఓకే. మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటారు. అంటే, ఆ సంభాషణలో ఆహ్, అతను అలా కాకుండా ఇలా మాట్లాడుండొచ్చు. లేకపోతే, నేను ఇలా ఆన్‌సర్లు చేస్తే ఇంకా బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది.
ఆ! ఆ! ఆ! ఆ! రకరకాలుగా, రకరకాలుగా ఉంటది. అది కూడా మనం డైరీలో సంభాషణ రాసి, అక్కడో అక్కడ అక్కడితో వదిలేనండి నేను. దాన్ని రకరకాల వెర్షన్స్ రాస్తుంటాను దాన్ని. ఎట్లా వెర్షన్ రాస్తే అట్లా. ఏ వెర్షన్ బావుంటది అని మళ్ళీ చూస్తుంటాను అందులో.
ఓకే. ఆ! ఏం చేస్తారు? <laughs> ఓకే. ఆ! మీరు మీ అంటే మీరు అంటే ఒక సీన్‌ని ఇంప్రూవైజ్ జేస్తున్నట్టుగా ఉందనమాట మీది. సో, మీరెప్పుడన్నా మరి ఇట్లా
ఆ! ఆ! ఒక సీన్‌ని అయితే, రియల్ లైఫ్ సీన్‌ని ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేసి ఒకా ఆహ్, ఒక క్రియేటివ్ సీనయిపోతుందండి. రియల్ లైఫ్‌తో సంబంధం లేకుండా సీనవుతుందండి. కానీ అక్క ఒ ప్రైమరీ ఆ ప్రేరననేది మాత్రం కొ ఒక వ్యక్తిగత కథల నుండి వచ్చి, అలాగా అది వ్యక్తిగత క కథ కాకుండా ఏదో కథైయుంటుందండి. ఆ!
<laughs> నిజమే. అవును. ఈ సీన్ అయినప్పుడేంటంటే మీరు ఓకే. అవును. నిజమే. అంటే ఒక సంభాషణని మీరు ఇంప్రూవైజ్ చేస్తూ ,చేస్తూ వెళ్తూ ఆ సంభాషణేంటంటే, మీరు రాసే కథల్లో జోడిస్తూ ఉంటారు. అది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.
అజ్జడుస్ సంభాషణా సంభాషణలని మనం యాస్ ఇట్ ఈజ్‌గా రాసామనుకో, అది బోరింగ్‌గా ఉంటుందండి. <smacks lips> నిజంగా జరిగే సంభాషణలు, నిజంగా జరిగేది చాలా బోరింగుంటాయండి. మనకు కథలు కావాల్సింది ఆ బోరింగ్ సంభాషణలయితే కథలు చప్ప చప్పబడిపోతాయండి.
నిజమే అండి. అవును. యెస్, యెస్. క అంటే వి ఆహ్, చదువుతున్న వారికి కూడా ఏంటంటే ఇంక బోర్ కొట్టేస్తుందనమాట. ఏ ఏముందిలే ఇందులో అన్నట్టు పక్కన బెట్టేస్తారు.
ఆ! <sniffs> ఓహ్! బోర్ కొట్టేస్తుంది. ఆ! అవును. రోజు మనం చేసే సంభాషణలే కదా, ఏముందిలే అన్నట్టు ఇ ఇ ఇట్లా మనం చేసుకుంటామండి. సో, అందులో మనం ఏదో ట్విస్ట్ పెట్టాలి, మన మన పరిజ్ఞానం కూడా చూపించుకోవాలండి. సో, ఆ పరిజ్ఞానం చూపించుకోడం మన భాస మీద పట్టూ ఉండాలి, దాన్ని రకరకాల ట్విస్ట్ చేసి రాయటం కూడా మనం నేర్చుకోవాలి.
ఓకే. యెస్. ఓకే. <laughs> యెస్. మాటలు. అంటే మాటలేంటంటే ప్రయోగిస్తూ ఉండాలి. మనకేంటంటే తెలిసిన జ్ఞానాన్నేంటంటే, ఒక సంభాషణలో మరి ఇంక అర్థవంతంగా లేకపోతే, ఆకట్టుకునే విధంగా ఏంటంటే మళ్ళీ మనం అప్పటికప్పుడు ప్రయోగిస్తూ ఉండాలి. స్పాంటేనియస్‌గా. అప్పుడు గానీ ఇంక మన జ్ఞానం పెరుగుతుంది.
ఆ! అవునండి. ఆ! అవ్ అప్పడ్ అప్పటికప్పుడు మనం చేయలేమండి. మనం ఎప్పుడు మనకొక అలవాటుంటే, ఆ పార్టిక్యులర్ పరిస్థితుల్లో మనకది బయటికొస్తుందండి. ఆ! గాని ఆ స్పాంటనిటీ అది స్పాంటేనిటీ‌ లాగనిపిస్తుందండి. కానీ, అది స్పాంటేనిటీ కాదు. ఇంతకు ముందు ఎన్నో సార్లు ఆ మైండ్‌లో తిరుగుంటదండి అది.
యెస్. ఓకే. ఓకే. నిజమే. హ్మ్. ఓకే.